ఓహ్! సూపరసలు ఇంతే ఇదుందని నాకు తెలీదండి. మాములుగా టెస్టింగ్ కిట్స్ ఉంటాయని దెలుసు. ఓకె. ఆ!
అవునా! అంటే మీకిప్పటి వరకు తెలీదా అయితే? ఇట్లా మనకి ఆన్‌లైన్‌లో ఆ! వివోల్యూషన్ కిట్స్ అని జెప్పి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎలా మారాయి అంటే బాగా కాంప్లికేషన్స్ అయిపోయాయి. అప్పటిలాగా లేవు. అంటే అప్పుడు ఫుడ్‌ గాని ,అప్పుడు ఉన్న జనరేషన్‌ గాని. ఇప్పుడు కంపేర్ చేస్తే గనక వాళ్ళకి హండ్రెడ్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వచ్చు. మనకైతే 0 ఇచ్చినా తప్పు లేదు. అంత దారుణంగా ఉందనమాట. అంటే నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను. ప్రతిసారి, వెళ్ళిన ప్రతిసారి ఒక ఫైవ్ కె, టెన్ కె అంతే.
ఆహా! తెలీదు. ఆ! అవును. హ్మ్. <giggles> ఆ! అదే.